ఆహ్, అంటే ఏదైనా సరే అండి, మనం నేర్చుకోవడం వల్ల అంటే అంటారు గదండీ 'ప్రాక్టీస్ మేక్స్ మాన్ పర్ఫెక్ట్' అని. ఇది ఇక్కడ యూజ్ అవుతుందండి. అంటే మనము, ఎక్కువ ప్రాక్టీస్ జేయడం జరుగుతుంది, రాసుకోవడం, ఏదైనా మన జీవితంలో గాని, మన లైఫ్‌లో ఏదైనా మనం నేర్చుకుంటూ ఉంటే, ఎక్కువ నేర్చుకుంటూ ఉంటే ఇంకా మనకి ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఆసక్తి పెరుగుతది గదండీ. ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి. గ్రిప్పు గ్రిప్ పెరుగుతది ఆ! గ్రిప్పు పెరగడం వల్ల, ఆసక్తి పెరగడం వల్ల మనము ఎక్సామ్‌లో మంచి మార్క్స్ ఒస్తాయి. ఎక్సామ్‌లో మంచి మార్క్స్, ఆ సా టాపిక్ రావడం వల్ల, అది ఆటోమేటిక్‌గా మనం కాంపిటీటివ్ లెవెల్‌కి ఉపయోగపడతదండి మనకది. ఒచ్చేస్తది. మనం డీప్ జేసేస్తాం గదండీ దాన్ని. <chuckles> ఆ! అంటే హ్మ్. ఆహ్, దానివల్ల
అవును. అవును. ఆసక్తి పెరుగుతది. గ్రిప్ పెరుగుతది. ఇంకా నేర్చుకోవాలన్నా ఆ! అవునండి. ఖచ్చితంగా. అవును. నిజమేనండి. అయితే ఆ! నోట్స్ రాయడాన్ని మీరు బోర్‌గా అనిపించిన సందర్భం ఏదన్నా ఉందా మరి?
అంటే, బోరింగ్ టీచర్స్ ఉంటారు గదండీ. ఏం జెప్తున్నారో వాళ్ళకే అర్థమవ్వదండి కొన్ని <chuckles> సార్లు. కొంతమంది టీచర్స్, ఇంగ వాళ్ళని మనం ఏమమ ఏం అడుగుతామండి? ఏం అడిగినా ప్రయోజనం ఉండదు. ఉండేదే వాళ్ళకి 45 నిమిషాలు, 1 గంట టైము. దాంట్లో వాళ్ళకే అర్థం కానట్టు జెప్తారు కొంతమంది టీచర్స్. అందరూ పర్ఫెక్ట్‌గా అంటే అందరూ చెప్పరని గాదు. ఒక 10 మంది టీచర్లున్నప్పుడు, ఒకరిద్దరు గూడా చెప్పకు ఆహ్, మన అన్ని వేళ్ళు సమానంగా అయితే లేవు గదండీ. <chuckles> అలా ఆ! హ్మ్. ఒక ఒకరు, ఇద్దరు అలా ఊరికే చెప్తూ ఉంటారు గదండీ. అలాంటివి నేను నోట్స్ జేసుకోనండి అసలు. ఆయనేం జెప్తున్నాడు నాకే అర్థం కానిది నేను నొ నాకర్థం గానిది నేను నోట్సే జేసుకోను అసలు. ఇంగ వెళ్లి, మళ్ళీ ఆ బుక్‌ని చదవడము, లేకపోతే యూట్యూబ్‌లో దాని గురించి క్లాస్ వినడము, తర్వాత రాసుకోవడం చేస్తానండి. ఆ! ఆ! ఆన్‌లైన్‌లో నుంచైనా ఆ టాపిక్‌ని ఎంటర్ చేసి, చు చదివి, ఒక రెండు మూడు సార్లు విన్న తర్వాత, తర్వాత రాసుకోవడం చేస్తానండి. అలానే చేస్తాను నేను.
అవును. నిజమే. అవును. ఉండవు. అంతే. బాగా చెప్పారండి. ఆ! అక్కడి నుంచి నోట్స్ రాసుకోవడము చేస్తుంటారు. ఓకే. అయితే నోట్స్ తీసుకోవడం వల్ల, ఆ టాపిక్ మీద మీకు బాగా కాన్ఫిడెన్స్ ఒచ్చింది. ఇంకా టాపిక్‌ని నేను ఎక్కడైనా ఎగ్జామ్‌లో రాసేయగలుగుతాను. ఒక్కసారి చూసుకుంటే చాలు. అన్నంత కాన్ఫిడెన్స్ ఇస్తుందా మీకు?

ఆ! నో నోట్స్ తీసుకునేటప్పుడా? అంటే, నాకూ ప్రిన్సిపుల్సండి. అంటే, ఆహ్, నాది ఇంజినీరింగ్ ఫీల్డు. మాకు ప్రిన్సిపుల్స్ చాలా ఇంపాటె ఇంకా ఫార్ములాసండి, అమ్మో! ఆ ఫార్ములా గుర్తువెట్టుకుంటేనే ఆన్సర్ జెయగలుగుతామండి చాలా వరుకు. ఆహ్! హ్మ్. ఫార్ములాస్. అవైతే నేను మంచిగా హైలైటర్‌తో హైలైట్ గూడా చేసుకుంటానండి. నాకు బా ఇట్లా చూడంగానే గనిపియాల‌ని, లేకపోతే హైలైటర్ లేకపోతే ఆ టైంలో రెడ్డు పెన్ వాడతానండి నేను క్లాస్‌లకి తీసుకెళ్తా. రెడ్ వెల్ తీసుకెళ్తా, బ్లూ దీసుకెళ్తా, బ్లాక్ దీసుకెళ్తా. అంటే, నాకు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్‌వి కన్ఫర్మ్ నేను ఈ ఫార్ములాసనేవి, చాలా ఇంపాటె ఇంకా ఇంపార్టెంటనిపిచ్చినవి రెడ్డు పెన్‌తో రాస్తా. అంటే, మనకి రెడ్డూ అనేది తొందరగా కళ్ళకీ అట్రాక్టవుతుందం‌టండీ సైంటిఫిక్‌గా.
అవునండి. ఓకే. అవును. నిజమేనండి. చాలా వరకు ఈ ఆన్సర్స్ రాయాలంటే అవును ఓహో! ఓకే. ఓకే. అంటే, ఒక టాపిక్‌ని మీరు పలు విధాలుగా అంటే, ఒకసారి నోట్స్‌లాగా, ఒకసారి మైండు మ్యాప్‌లాగా, ఒకసారొక చిన్న డయాగ్రమ్‌గా, ఇలా డిఫరెంట్ డిఫరెంట్‌గా నోట్స్ రాసుకున్న అనుభవవేదన్నుందా?
అవును. అవునండి. ఆ! ఉంది అండి. ఉంది. కా ఆహ్, అదీ మ్యాథ్స్, మ్యాథ్స్ విషయానికొస్తే అండీ నేనూ, ఏముందీ ఆ! డిఫరెన్షియేషన్స్, ఇంటిగ్రేషన్స్ ఉంటాయి గదండీ. డిఫరెన్షియేషన్ జెయ్యాలంటే తప్పకుండా మనకి ఫార్ములాస్ రావాలండి ఫస్ట్.
ఓకే. అవునండీ. అవును. ఖచ్చితంగా.
ఆ ఫార్ములాస్‌లో గూడా మనం మధ్య మధ్యలో యూజ్ జేసి, ఎక్కువ యూజబుల్ ఫార్ములాస్, అంటే, ఇవి చాలా యూజయ్యే ఫార్ములాస్ ఒక దగ్గర రాసుకుంటా నేను రెడ్డు పెన్నుతో. ఆహ్, కొంచుం తక్కువ యూజయ్యే ఫార్ములాసూ బ్లాక్ పెన్‌తో రాస్తా. లైటుగా ఒకటి, రెండు చోట్ల యూజయ్యే ఫార్ములాసు బ్లూ పెన్‌తో రాస్తానండి. అదే విధంగా చదువుతానన్నమాట. ఆ! ప్రాక్టీస్ జెయడం గూడా, ఫస్ట్ ఈ ఫార్ములా‌సే జదువుతానండి, తర్వాత ఆ ఫార్ములాస్. అలా స్టెప్ బై స్టెప్ వైస్‌గా‌నండి. ఆ ఫా ఆ! ఆ ఫార్ములాస్ జేస్తేనే అండి మనకీ కన్ఫర్మ్‌గా మనం డిఫరెన్షియేషన్ చెయగలం. ఫార్ములాస్ రాందే డిఫరెన్షియేషన్ ఎంటర్ గూడా అవ్వలేమండి మనం. సో, ఇంక బై హార్ట్ జెయ్యడం జరుగుతుందండి ఆ ఫార్ములాస్లు విషయంకయితే.
అవును. ఓహో! ఓకే. బ్లూ పెన్‌తో రాస్తారు. స్టెప్ బై స్టెప్‌కి వెళ్తారు. అవును. నిజమేనండి. నిజమే. వాస్తవం.